యాహ్! వాస్తవమదైతే.
నిజంగా. అది మరి ఆ ఒక్క మూవీయేనా మణిశర్మ క్ ఆహ్, ఇంకా ఏమైనా పాత మూవీస్‌లో. ఆహ్, 'ఖుషి'.
'ఖుషీ ఖుషీ' ఉంది. దండిగా ఉన్నాయి 'స్టాలిన్' అయితే 'స్టాలిన్' బిజిఎమ్ నాకు బా నచ్చుతది. ఎలా అంటే, యుద్ధం పెలిగే శబ్దం స్టాలిన్ నేను థియేటర్‌లో చూసా ఆ సినిమా. సో, కొంచెం లేట్‌గా వెళ్ళా అన్నమాట. సో, అన్నీ టైటిల్స్ పడుతున్నాయన్నమాట, అలా, అలా దిగుతున్నాం. మా సీట్స్ ఎక్కడున్నాయో అక్కడికి వెళ్లి కూర్చోవాలన్నట్టు. వస్తుంది సౌండు అబ్బా! అది వింటుంటేనే ఏదో తెలియని ఆనందమచ్చిందన్నమాట. భలే వచ్చిద్ది. ఆహ్, బీట్స్ కానీ హ్మ్.
వావ్! నిజంగా 'స్టాలిన్'. ఆ! ఆ సినిమా హ్మ్. ఓకే. నిజంగా అంటే, ఆ స్టోరీకి గూడా ఆ స్టోరీలో ఆహ్, చ చిరంజీవి గారిని ఎలివేట్ ఎలా చేసాడంటే, ఒక సీన్‌లో ఇలా, ఇలా తిరగగానే ఆ మ్యూజిక్ స్టార్ట్ గావడము, ఆ డ్రమ్స్ బ్యాక్‌గ్రౌండ్ భలే చాలా బాగుంటుంది గదా! నిజంగా!
యాహ్! హ్మ్. యాహ్! యాహ్! నిజంగా చాలా బావుంటదసల. ఆ! బావుంటాయి నిజంగా.
అంటే నీకు మెలోడీ గాకుండా, ఇలా బిజిఎమ్ గూడా చాలా బాగా ఇష్టమన్నమాటైతే?
హ్మ్. హ్మ్. నేను బిజిఎమ్స్ ఎక్కువ వింటా అన్నమాట. కొన్ని, కొన్ని మూవీస్‌లో ఉంటాయి గదా! ఆహ్, ఉదాహరణకు 'సీతారాంలో' కూడా బిజిఎమ్స్ బావుంటాయన్నమాట, 'సీతారాం' మూవీలో.
హ్మ్. అవును. మరి అంటే, ఇప్పుడు నువ్వు బిజిఎమ్ గురించి మాట్లాడావు గదా! ఎప్పుడన్నా ఇలాంటి కరోకా మ్యూజిక్ ఇలాంటివి ఎప్పుడైనా ట్రై జేశావా? అంటే ఓన్లీ ఒక సాంగ్ ఒక స్ అంటే ఇప్పుడు కరోకా మ్యూజిక్ ఎలా ఉంటుందంటే, సాంగ్ రాదు. కానీ, అందులో నీకు ఆ సాంగ్‌లో ఉన్నటువంటి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ఫ్లూట్ అన్నీ ప్లే అవుతుంటాయి. దానికి తగ్గట్టు నువ్వు మైక్‌లో పాడడం, ఇలాగ ఎప్పుడన్నా నువ్వు కరోకే ట్రై జేశావా?
యాహ్! హ్మ్. ఏ మ్యూజిక్? ఓకే. హ్మ్. హ్మ్. లేదులే.